అంటే కొంచెం పెట్టుకుంటానండి. ఎందుకంటే, ఎప్పుడు సర్వర్ బిజీ ఓచ్చేది తెలియదు కదా మనకి. ఒక్కొక్కసారి నాకు చాలా ఎక్స్‌పి‌రి‌యన్స్ ఏంటంటే, ఒకసారి షాపింగ్‌కెళ్ళాను నేను, షాపింగ్‌కేళ్తే కోటిలో ఒకేసారి సర్వర్ బిజీ ఓచ్చిందండి. ఏదన్నా కొనుక్కొని కొడదాం అంతేసరికి ఇంక అక్కడే నేనేమో క్యాష్ తీసుకెళ్లలేదు.
అవును. అవును. హ్మ్. ఓకే. ఓహ్! అంటే, మీ బ్యాంక్ వైపు ప్రాబ్లమా? ఇంటర్
అవును. అది అవును. బ్యాంక్‌లో ప్రాబ్లముంది అన్నట్టు ఓచ్చింది. చాలా సార్లొచ్చింది గానీ, అప్పుడు ఏంటంటే, మనీ తీసుకెళ్లలేదు నేను. ఇంక అప్పుడు చాలా గుర్తు మా అందరికి కాల్ జేసి, ఉన్నాయా, లేకపోతే నేను ఇస్తా కొట్టు, కొట్టు అనడం. <chuckles> అలాంటిది చాలా జరిగింది.
ఓకే. ఓకే. ఓకే. ఇ ఇ ఇంకా, మన ఆ తరువాత నుంచి అసల ప్రతి దానికి ఏదో ఒకటి క్యారీ జేయడమైతే అలవాటు అయిందండి, మా క్యాష్ గూడా.
హ్మ్. నిజంగా. కొంచెం ఏదో అంటే 100 ము రూపీసైనా తీసుకెళ్లడం అనేది తర్వాత అలవాటయింది. కానీ, అలా అప్పుడు చాలా ఎక్స్‌పి‌రి‌యన్సు. తర్వాతేమైంది ఇంకా ఆన్‌లైన్ చెల్లింపంటే, ఇప్పుడు చిన్న, చిన్న విషయాలకు కూడా ఎందుకంటే, మనకు అప్పుడు ఆన్‌లైన్ పే లేకముందేంటంటే, చాలా వరకు డబ్బులు బాగా క్యారీ చేయడం వల్ల, కొన్నిసార్లు దొంగలు అలాంటివి చాలా జరిగాయండి. ఇంకా వె హ్మ్.
హ్మ్. అవును. ఓకే. మీకు అలా ఏమైనా ఎక్స్‌పి‌రి‌యన్స్ జరిగిందా? అట్లా, ఆ మనీ‌తో ఏమన్నా పోవడం గాని
దొంగతనం అని కాదు కానీ... దొంగతనం అని కాదు కానీ, ఏంటంటే, నేను ఇంకా బ్యాక్ ప్యాక్‌లో పెట్టుకోవడం అలాంటివి జరిగాయి. అప్పుడు నేను 5 రూ. 500 క్యారీ చేశాను. క్యాషే ఇలా బయటికెళ్ళినప్పుడు అంతే ఒక హోటల్లో కూర్చున్నాను, తిన్నాము మేము. మా ఫ్రెండ్‌కు మా ఫ్రెండ్‌తో యెళ్ళాను నేను ఆరోజు, ఇంకా తిన్నాము, నేను ఇగ చూసుకోలే మనీ ఫస్టు. ఆ రోజు తిని కట్టేసాము ఆన్‌లైన్‌లో కట్టేసామన్నమాట అప్పుడు. క్యాష్ ఉన్నా కూడా, ఆన్‌లైన్‌లో కట్టేసాం. ఆ! క్యాష్ ఎందుకన్నా మంచిది అన్నట్టు పెట్టుకున్నానంతే. ఇంకా బయటకొచ్చి చూస్తే అస్సలు దొరకలేదు అవి మొత్తం వెతికాను, వెళ్ళి మళ్ళీ ఇంక హోటల్లో వాళ్ళ దగ్గరికేళ్లి ఇంకా ఇలా వెళ్ళి పో పోయినాయి 500 రూపీసు అక్కడ ఉన్నాయా అని నేను టేబుల్ దగ్గర కూర్చున్నాయి పాపం వాళ్ళు కూడా చాలా వెతికారన్నమాట.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓహ్! ఓహ్! అప్పుడు గూడా, ఆన్‌లైన్‌లోనే కట్టేశారు. హ్మ్. దొరకలేదా?
కానీ దొరకలేదండి. నేను బయట రోడ్ మీద వచ్చి చూసాను, నేను తిరిగింది కానీ ఇంకా దొరకలేదన్నమాట. అలా
ఓకే. అదేలెండి. హ్మ్.